అయితే ఈ, ఆధునిక కాలంలో మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా మనకి చూస్తున్నామో, ఇదే తరుణంలో మనకి ఈ చిన్న, చిన్న వ్యాపారాలకి గూడా ఇంటర్నెట్ అనేది చాలా ఉపయోగపడుతాయి. అట్ల, అదే కాకుండా ఆ టెక్నాలజీ కూడా అంటే, అది డిజిటల్ పేమెంట్స్ అయినా కావచ్చు లేకపోతే వాళ్ళు చ ఆ చేసే బిజినెస్ ప్రమోషన్స్ కైనా, కావచ్చు టెక్నాలజీ అనేది చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ టెక్ చిన్న వ్యాపారాల్ని ఎలా మార్చుతుందో మీరేమైనా చెప్పగలరా?
ఓ తప్పకుండా నండి, ఈ ట్రెండ్ ఏమో అసలు ఏంటంటే ఇప్పుడు నాకు, ఆహ్, నా ప్లేస్‌లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఎప్పుడు 1957లో పుట్టిన వాడిని. <sniffs> అయితే, అప్పట్నుంచి ఇప్పటిదాకా ఈ వ్యాపారం అన్నది ఎలాగ అనమాట ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు దీన్ని. ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనెసంటే ఆహ్, చేంజ్ అనమాట ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. హ్మ్. అది వ్యాపారంలో ఎలాగ చేంజ్ అవుతూ, అవుతూ వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి, ఈ డిజిటల్, ఈ కార్పొరేట్, ఆహ్, దాన్ని, దాన్నేవంటారు రిటైల్ ఆహ్, రిటైల్ చైన్స్ అంటారు వాటిని. <sniffs> హ్మ్, ఆ! చైన్ నెట్వర్క్‌లు ఉంటాయి. సో, ఇవి, ఇలాగ అనమాట ఉండేవి నేను దీన్ని ఒక చిన్న నా తాలూకా అనుభవం, అనమాట దాంతోటి ప్రారంభిస్తాను ఒక కొన్ని సంఘటనలతోటి. <sniffs> అది నేను 2003లో ఫస్ట్ అమెరికా వెళ్ళాను. మా అమ్మాయి, మా అమ్మాయినేమో 2000 2000 సంవత్సరంలో మా అమ్మాయికి మ్యారేజ్ చేశాను. <sniffs> ఆ పిల్లేమో అమెరికా వెళ్ళింది మా అల్లుడు అక్కడే, అనమాట స్థిరపడ్డాడు. అయితే నేను 2003లో వెళ్ళాను అక్కడికి, అమెరికా వెళ్ళి అక్కడ ఒక 6 మంత్స్ ఉన్నా అనమాట. <sniffs> ఆ 6 మంత్స్ లోనే నేను మొత్తం అమెరికాలోని చాలా స్టేట్స్ ఏమో తిరగడం జరిగింది. ఆ తిరిగిన, తర్వాతన ఒక చిన్న ఓసారేమో అక్కడేదో కొన్నాను ఏదో
ఓకె. ఓకె. ఓకె. ఓకె. అవును. అవును. అవునవునవును. అవును, రిటైల్ చైన్సు. అవును. ఓకె. ఖచ్చితంగా చెప్పండి. చెప్పండి. చెప్పండి. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. అంటే అమెరికాలో అంటే మనకంటే కొంచెం టెక్నాలజీ పరంగా వాళ్ళు అడ్వాన్స్‌ గానే ఉంటారు కాబట్టి. ఆ 2000 సంవత్సరంలో, ఆ సంవత్సరాల్లో గూడా వాళ్ళు ఈ పరంగా ఆ టెక్నాలజీ వాడుతూనే ఉన్నారా వాళ్ళు. మనకంటే భిన్నంగా?
ఆ! అ ఆ! అక్కడ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మన ఇండియాకి నేను అక్కడ చూసొచ్చిన తర్వాతన అది మన ఇండియాలోనేమో వచ్చి ఆ, టెక్నాలజీ ఇక్కడికి రావడానికి దాదాపుగా 10 సంవత్సరాలు పట్టిందండి. హ్మ్.
అంటే, ఎలాంటి టెక్నాలజీ అండి మీరు చూసింది అది ఇక్కడకి వచ్చింది?
ఆ! ఆ టెక్నాలజీ ఏంటంటే అది ఇంకా మన 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ కొంచెం వచ్చినా సరే ఆ టెక్నాలజీ పూర్తిగా ఇక్కడ లేదు. <sniffs>
వాడుకలోకి రాలేదు అది పూర్తిగా అది.
ఆ! పూర్తిగా వాడుకలోకి రాలేదు, అది ఇప్పుడిప్పుడే రాదు, మేబీ ఎప్పటికి కూడా రాకపోవచ్చునేమో ఎందుకంటే ఆహ్, ఆ! ఇంకా ఆ టెక్నాలజీ ఏంటో అదే చెప్తాను నేను. <sniffs> అంటే, అక్కడ నేను గమనించింది. అక్కడ ఫస్ట్ ఏమో వాల్మార్ట్ అని ఉంటుంది. ఆహ్, వాల్మార్ట్ అన్నది అంతా పెద్ద చైన్ అనమాట. మీరు అమెరికాలోని ఏంటంటే, న్యూయార్క్‌లోని వాల్మార్ట్ ఉంటుంది, లాస్ ఏంజిల్స్‌లో ఉంటుంది, కాలిఫోర్నియాలోని తర్వాత ఫ్లోరిడాలో కూడానేమో వచ్చి ఇప్పుడు అక్కడికి ఏదో వెళ్లారనుకోండి. ఆహ్, అక్కడ కూడా ఉంటుంది. అన్ని ఊళ్లలోని వాల్మార్టే. హ్మ్. ఆహ్, ఇక్కడ డీమార్ట్‌తో కంపేర్ చేయలేం దాన్ని వాల్మార్ట్‌ని ఆ! అదేంటంటే ఒకటే సంస్థ అనమాట. <sniffs> అయితే దాంట్లోనేమవుతుంది మా వాళ్ళు ఇక్కడ ఏదో కొన్నారు. ఏంటి? ఏదో ఒక వస్తువు కొన్నారనుకోండి. ఆ! ఎ టూలో లేకపోతే మరొకటో ఆహ్, ఏదో సంథింగ్ ఫుడ్ ఐటెమ్స్‌కు ఉండవు. మామూలుగా ఎలక్ట్రానిక్ ఐటెమ్ ఫర్ ఎగ్జాంపుల్. <sniffs> హ్మ్, ఒక ఆహ్, గ గ్రోసరీ అన్ని, అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. సపోజ్ ఒక టీవీ ఏదో కొన్నారనుకోండి. <sniffs> ఆ టీవీ ఎక్కడో వ వ దాని పేరేంటది కాలిఫోర్నియాలో కొన్నారు. కొన్న తర్వాతనే అక్కడ్నుంచి పట్టుకొని వచ్చి న్యూయార్క్ వచ్చేసారు, వీళ్ళు ఉన్న దగ్గర. ఆ, టీవీలో ఏదో చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. వీళ్ళకి నచ్చలేదు. తీసుకొని వెళ్ళిపోయి న్యూయార్క్‌లో వాల్మార్ట్‌లో ఇచ్చేస్తే వాళ్ళు తీసేసుకుంటారు.
ఏంటి, ఇంకా రాలేదా అది? ఇప్పుడు చూసుకున్నట్లయితే? ఓకె. చెప్పండి, చెప్పండి. అవును. అవును. ఓకె. ఓకె. హుహు. మన డీమార్ట్ ఉన్నట్టుగా? అవునా! ఓకె, ఓకె. ఓకె. ఓకె. గ్రోసరీస్, ఎలక్ట్రానిక్ ఐటెమ్సా? ఓకె. ఓకె. ఓకె. ఓకె. హుహు. ఓకె. ఓకె.
అది మన ఇండియాలోనే నేను మడ్రాసులో టీవీ కొన్నానని చెప్పి, మీరు మడ్రాసులో రిలయన్స్ స్టోర్ ఉందనుకోండి. అక్కడ కొన్న తర్వాతనేమో ఇక్కడ వచ్చి హైదరాబాదొచ్చి ఇక్కడ రిటర్న్ చేస్తామంటే తీసుకోరు. అసలు నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు ఎక్కడనో ఒక మారి కొంటే మళ్ళీ రిటర్న్ అనే కాన్సెప్ట్ ఏమో ఇండియాలో అంతగా లేదు. హ్మ్.
ఓకె. ఓకె. లేదు. మహా అయితే మనకి ఎక్స్‌చెంజ్ చేస్తారేమో గాని అది గూడా సర్వీస్ సెంటర్ ద్వారా వచ్చుద్ది మనకి.
ఎ ఆ! అక్కడ, అదేమీ లేదు. కంప్లీట్ అనమాట నాకు ఈ టీవీ అక్కర్లేదు, లేపోతే నాకు ఈ సీవింగ్ మిషన్ అక్కర్లేదు, ఆహ్, ఇది నాకు నచ్చలేదంటావు ఏంటి అందరూ డి
అంటే ఒక టైమ్ పీరియడ్ ఉండుద్ది కదా! అప్పుడు వరకే రిటర్న్ తీసుకుంటారు. పాలిసీ ఉండుద్ది. అదేమి ఉండదా అక్కడ?
టైం ఆ! ఒక రీజనబుల్ టైమ్ ఉంటుంది లెండి. అంతేకాని ఇవాళ కొన్ని ఏడాది తర్వాతనేసంటే అది కుదరదు, బహుశా కుదరకపోవచ్చు అక్కడ. ఆ! ఎందుకంటే, ఏడాది వాటికే ఏదో మినిమమ్ ఎందుకంటే ప్రతి దానికి వారంటీయే ఇస్తాడు. ఏడాదో, రెండేళ్ళో. మనం వారంటీ పీరియడ్ అంతా ఉంచుకొని తర్వాత ఇచ్చే వాడుకొని ఇచ్చేస్తే కుదరదు. మనం ఏంటంటే మొత్తం రిటర్న్ చేసేస్తే నో ఎక్స్‌చెంజ్, ఎక్స్‌చెంజ్ కావాలంటే ఇంకోటి కొనుక్కోవచ్చు, కాకపోయినా రిటర్న్ సెక్షన్ వేరే ఉంటుంది, మళ్ళీ పర్చేజ్ సెక్షన్ వేరే ఉంటుంది. ఈ రిటర్న్ వాడు తీసుకుంటాడు మన డబ్బులన్నీ మనకి క్రెడిట్ చేసేస్తాడు. <sniffs> మొత్తం ఫుల్ అమౌంట్. ఆ! మేబి ఏమన్నా కొద్దిగా నామినల్‌గా ఆ బిల్లును బిల్లుకి అయినవంటి స్టేషనరీ ఛార్జెస్ ఏమన్నా అవేమో చేసినెమొ కానీ, అవి మనకి తెలీదు. బట్ ఈ రిటర్న్, ఎక్స్‌చెంజ్ చెప్తున్నా అక్కడ ఉన్నప్పుడు ఆ టెక్నాలజీ అదీను. <sniffs> తర్వాతన అయితే, ఇక్కడ మనకి ఈ టెక్నాలజీ వలన చిన్న, చిన్న వ్యాపారాలు ఎలా దెబ్బతింటున్నాయి? అ! లేదా ఈ వ్యాపారాలు ఎలా మార్చుకుంటున్నాయి?
ఓకె, ఓకె, ఓకె. ఓకె. అవునవునవును. అవును. అవును. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. హుహు. అంటే మీరు అక్కడ చూసుకున్నట్లయితే అమెరికాలో ఉన్నప్పుడు, అక్కడ చిన్న, చిన్న వ్యాపారస్తులు ఉంటారు గదా! వాళ్ళు అప్పట్లో కూడా టెక్నాలజీ వాడేవాళ్ళా?
అక్కడ చిన్న వ్యాపారస్తులు అంటే ఈ చైన్ దెబ్బకేమో వాళ్ళు ఎప్పుడో క్లోజ్ అయిపోయేయి వాళ్ళవి. అయితే
ఎ అప్పట్లోనే వాళ్ళకి లేదన్నమాట. ఆహ్, సౌ సౌలభ్యం చిన్న చిన్న షాపుల్లో అమ్ముకునేదేమి లేదన్నమాట.
ఆ! వాళ్ళు చి చిన్న వ్యాపారాలు ఏంటంటే, అక్కడ చిన్న, చిన్నవి ఏవి ఆటోమొబైల్స్. హ్మ్. తర్వాత అవి కూడా చైన్ నెట్వర్క్‌సే ఆటోమొబైల్స్ కూడా. ఏవో చిన్నవి ఉంటాయండి. అన్నీ చైన్ నెట్వర్కే. చైన్ నెట్వర్క్ లేనిదంటు
ఓకె. ఓకె. అంటే మనకి ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ, ఇది మనకి పచారి సర్కుల షాప్ ఇట్లా ఉన్నట్టు అట్లా ఏమి ఉండవా అక్కడ?
ఆ! ఇప్పుడు అక్కడికి అదే పాయింట్‌కి వస్తున్నాం. నేనేమో ఇక్కడ ఇది ఈ సంవత్సరం ఆహ్, ఆల్మోస్ట్ 2000 అదే ప్రాంతంలో మనం ఆ టెక్నాలజీ మాట్లాడుకున్నాం కదా! ఇండియాలో అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్న టెక్నాలజీ ఏంటంటే, మాకు వీధిలో మాకూ ఆ కాలనీలోని ఒక కూరగాయలు కొట్డు‌వాడు ఉండేవాడు. చిన్న బెంగాలీ అతను. అతను ఏం చేసేవాడు, రోజు మార్నింగె ఆ మోండా మార్కెట్ ఏవో ఉంటాయి కదా హైదరాబాదులోని. ఆ! అక్కడికి వెళ్ళి కూరగాయలు అన్నీ ఫ్రెష్‌గా పట్టుకొని వచ్చి సాయంత్రం ఏమో తన దుకాణంలో పెట్టి, అమ్మేవాడు. మేమందరును ఆ రోజుకేమో తాజాగా ఉంటాయి కదా! <sniffs> ఆకు కూరలు, కాయగూరలు ఆ రోజు కావాల్సినవి కొనుక్కునేవాళ్ళం. అయితే అతను ఇలాగ గ్రాడ్యువల్‌గా స్టార్ట్ అవ్వగానే కొన్ని సంవత్సరాలంతా బాగానే ఉంది. అలాగే కిరాణా కొట్లు అవి ఉంటాయి. వాళ్ళు కూడా కిరాణా సామాన్లు అన్ని కావాల్సిన అవన్నీ అమ్మేవాళ్ళు. అప్పుడేమో ఈ ఆన్‍లైన్ పేమెంట్లు లేవు. హ్మ్. ఆ! ఎ ఇవన్నీ కార్డ్‌లు గీకడాలు లేవు. హ్మ్. ఆహ్, ఇవన్నీ ఏముండేవి ఓ ఓన్లీ క్యాష్ పేమెంట్ అనమాట. అయితే ఇలా ఉన్నదంతాను గ్రాడ్యువల్‌గా రాను, రాను ఓ 10 సంవత్సరాలు అయ్యేసరికల్లా అంటే నేను అనుకోవడం ఓ 2015 అది ఆహ్, ప్రాంతానికి <sniffs> ఎక్కడ పెడితే అక్కడ ఈ 'రిలయన్స్ చైన్ నెట్‌వర్క్‌లు' వచ్చేసాయి. ఆహ్, 'రిలయన్సు', ఆ! 'రత్నదీపు' తర్వాత 'హెరిటేజ్' ఇవన్నీ చైన్‌వి అన్నమాట వచ్చేసాయి. <sniffs> రిటైల్ రిటైల్ స్టోర్స్. అయితే
ఆ! అవును, అవును. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. అవును. అవును. లేవు. అవును. డబ్బిస్తే డబ్బులే చెల్లేవి, అప్పుడు మనకి. అవును. అవును. 'రిలయన్స్ ఫ్రెష్' అని చెప్పేసి వచ్చినయి ఇవన్నీ. అవును. అవును. అవును, అవును. రీటైల్ స్టోర్స్‌లో ఈ పెద్ద చైన్లు వచ్చేసినయి. ఒక్కటని కాదు చాలా వచ్చాయి, రిలయన్స్ వచ్చింది. అట్లనే 'మోర్' అని ఒకటి వచ్చింది. 'స్పెన్సర్స్' అని.
ఆ! ఆ! 'మోరు' ఇవన్నీ వచ్చిన తర్వాతన మెల్లి, మెల్లిగా జనాలందరూను అక్కడికెళ్ళిపోయి కొత్త ట్రెండ్ కదా! <sniffs> నేనేమో ఆగ రిలయన్స్‌కి, వాటికి వెళ్తే అక్కడ గమ్మత్తు. నాకు ఆహ్, ఒక రకమైనటువంటి ఆశ్చర్యంగా అనిపించేది. ఏంటంటే అ హస్బెండ్ వస్తాడు. సెల్ ఫోన్ పెట్టుకుంటాడు. ఆ సెల్ ఫోన్‌లో చూసి "ఆ! ఇదిగో పెసరపప్పు. ఎంత తీసుకోమంటావు? ఆ! ఇదిగో ఇక్కడేమో తోటకూర ఉంది, ఎన్ని కట్టలు తీసుకోమంటావు?" అని ఇంటితోటి సంప్రదించడం. <sniffs> లేదా పిల్లలేమో తీసుకొని వస్తారు. అంటే వాళ్ళకి అదొక ఇప్పుడు ఆహ్, అక్కడ తోపుడు బండి లాంటిది ఉంటుంది. సామాన్లు వేసుకునేది. అందులో కూర్చోబెట్టుకోవడం. <sniffs> ఆ లోపల అంతా వాళ్ళని తిప్పడం, అంటే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. పెద్దవాళ్ళకి కూడా కాలక్షేపం అయిపోతుంది. ఇవన్నీ కొను ఈ ఈ అంటే ఆల్ ఇన్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ అనమాట, ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళం? ఒక ఆహ్, కూరగాయలకేమో ఒక దుకాణం. తర్వాతనేమో పచారీ వాటికి ఇంకో దుకాణం. ఇలాగనమాట. పాలకి ఇంకో దుకాణం. ఆహ్, పెరుగుకి ఇంకోటి ఇలాగ ఎన్ని షాప్, ఇన్ని ప్లేసులుకి వెళ్ళాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్ కావాలంటే
అవును. అవును. ఏ ఏమనిపించిందండి? ఓకె. ఆ! ఆ! ఓకె. ఓకె. అవును, అవును, అవును. సులభమైపోతుంది వాళ్ళకి ఎంచుకోవడంలో కూడా అక్కడయి అన్నీ. అవును, అవును. అవును. అవును. అవును. అవును, అప్పట్లో అవి కూడల పక్కపక్కన కూడా ఉండవు షాప్‌లు ఊరికి అటు చివర ఒకటి, ఇటు చివర ఒకటి ఉండేది.
ఆ! ఇవన్నీ ఏంటంటే ఒక దగ్గరే ఉండడం చాలా మందికి ఏమో అడ్వాంటేజి. అది కాకుండా అదొక కొత్త అనుభవం అనమాట. బిగినింగ్‌లో చూసేవాడిని. <sniffs> హ్మ్. ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడం. కలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఎవరైనా మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఇంట్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. నాకేమో ఇన్ని పాలు కావాలి, ఇన్ని పెరుగు కావాలి. కొంచెం ఆకుకూరలు. అక్కడ ఏదో ఫైనల్ డిస్క్రిప్షన్ ఏమో కొనేవాడిదే. <sniffs> ఇది వరకు ఫోన్‌లు ఉండేవి కాదు. అ! కాగితం మీద రాసుకునేవాళ్ళు. ఫోన్ ఉంటేనేమో అదో కమ్యూనికేషన్ మధ్యలో అ! ఇంకొకటి చూడడం. తర్వాత బ్రాండ్ చూపించడం. ఈ బ్రాండ్ కావాలా? వాట్సాప్
ఓకె. అవును. అవును. ఉండేవి కాదు. అవును. అవును. ఒకప్పుడు ఏంటంటే ఇంట్లోనే ముందే లిస్ట్ రాసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అసలు లిస్టే రాసుకోకుండా "నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్, వీడియో కాల్ చెయ్ నేను చూసి చెప్తాను ఏమేం కావాలి" అని చెప్పేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు.
ఆ! ఇప్పుడు వాట్సాప్ వచ్చింది. అ! ఆ! వీడియో కాల్‌లో చూసి ఈ బ్రాండ్ కావాలా? ఈ బ్రాండ్ కావాలా? అ! సో ఇలాంటివన్నీనేమో ట్రెండ్. టెక్నాలజీ వలన ఏంటంటే ఇలా మార్పు అవడం తోటీ, ఇప్పుడు ఏమైంది? వ్యాపారస్తులందరూ చిన్న, చిన్న వ్యాపారస్తులేమో వాళ్ళకి, దెబ్బతిన్నారు. దెబ్బ తిన్న తర్వాతన <sniffs> మళ్ళీ ఎవరైనా సరే <coughs> వ్యాపారం వదులుకోరు కదా! కాబట్టి ఈ చిన్న వ్యాపారస్తులు అందరును, వీళ్ళ మీద పులి మీద పుట్ర లాగా ఈ రిటైల్ చైన్లేవైతే ఉన్నాయో, 'రిలయన్సు', తర్వాతన ఇంకా హె 'హెరిటేజ్' ఇవన్నీ ఉన్నాయి కదా, మోమోరు వీటి ఇవన్ని పులులయితే 'పులి మీద పుట్ర' అని ఒక సామెత ఉంది. <sniffs> అంటే తాడిని తన్నేవాడుంటే, వాడి తల తన్నేవాడు ఇంకోడు ఉంటాడు. హ్మ్. ఆహ్, ఇలాగ సామెతలు ఉన్నాయి మనకి. అలాగా వీళ్ళందరూనేమో ఈ చిన్న చిన్న వ్యాపారస్తులందరిని <sniffs> వాళ్ళ వ్యాపారం అంతాను క్లోజ్ చేసేలాగా వీళ్ళది విస్తరించుకుంటే. వీళ్ళ వ్యాపారాలను దెబ్బ కొట్టడానికి పుట్టుకొచ్చింది. అది అప్పుడు నేను 2003లోనే అమెరికాలో చూసినటువంటిది. దాని పేరు ఏంటిది
ఆ! అవును. అవును. అవును. అవును. అవును. అవును. ఆహా! ఓకె. అవును. వాల్‌మార్టా?
కొత్తగా ఆన్‍లైన్‍లోను ఇప్పుడు వచ్చేస్తుంటాయి కదా, మనకి. 'అమెజాన్'. అమెజానేమో వచ్చి దిగింది. అది దిగి <coughs> ఈ రిటైల్ వ్యాపారస్తుల్ని <sniffs> అ! వీళ్ళందరిని దెబ్బ కొట్టి మళ్ళీ స్థానికంగా చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా! వాళ్ళకేమో చేయూత ఇచ్చింది ఇప్పుడు. అ అమెజాన్ ఏంటి మీరు చిన్న దుకాణాలు వాళ్ళకి ఎలాగా చేయూత ఇచ్చింది అని ఆశ్చర్యపోవక్కర్ల. అమెజాన్‍లో ఉన్నటువంటి ప్రత్యేకతే అది. <sniffs> అదేంటంటే మీరు ఒక చిన్న ఇంట్లో హోమ్ ఇండస్ట్రీ పెట్టుకుంటున్నారు. ఏదో సూట్కేస్‌లో, ఏవో తయారు చేస్తున్నారండి ఇంట్లోనే. మీకు ఓ షాప్ పెట్టుకునేటువంటి స్థోమత లేదు. ఇంట్లోనేమో సూట్కేస్‌లో, బ్యాగ్‌లో ఆహ్, అలాంటి బ్రష్‌లో ఏవో తయారు చేస్తారు. మీరేం చేస్తారు? అమె అమెజాన్‍లోనేమో రిజిస్టర్ చేసుకుంటారు. <sniffs> ఆ! రిజిస్టర్ చేసుకొని టై అప్ చేసుకుంటే మీరేమో రేట్ ఇది, నా తాలుకా బ్యాగులు వారెంటీ బ్యాగ్‌లేమో ఖరీ క దాని తాలుకా ఖరీదు ఇది. తర్వాత సూట్కేస్ ఖరీదు ఇది. ఆ బ్రాండ్లు, ఫోటోలు అన్నీ అందులో పెడతారు. మీ తాలుకా ప్రొఫైలు తర రిజిస్టర్ చేసిన దాంట్లో ప్రొఫైల్‌లో పెడతారు. పెట్టిన తర్వాత
అమెజాన్. అమెజాన్. అవును. అవును. అవును. ఎలాగండి అది? ఆ! ఓకె. ఓకె. ఓకె. ఓకె. అవును. ఓకె. ఓకె. ఓకె. వీళ్ళు లాభం చూసుకుంటారు. తర్వాత మధ్యలో అమెజానొడు వాడి లాభం వాడు మార్జిన్ పెట్టేసుకొని
అమెజాన్ వాడేమో, అమెజాన్ వాడికి కమిషన్ ఉంటుంది. వాడేంటి ఇప్పుడు నేను ఉంటాను, పర్చేజర్‍ని. నాకో సూట్కేస్ కావాలి ట్రావెల్‌ది. నా సైజు, విజు అన్నీను మీ ఫోటోలు అన్ని చూస్తాను అందులోని. చేసి నేను ఆర్డర్ పెడితే అమెజాన్ వాడేమో మీకు అది ఎగ్జిక్యూట్ చేయమని మీకు పంపిస్తాడు. మీరేమో నాకు పంపిస్తారు. మీ డబ్బులేమో నేను అమెజాన్‌కి పే చేస్తాను. అమెజాన్ మీకు ఇస్తాడు. వాళ్ళ కమిషన్ తీసుకొని. ఆ విధంగా చిన్న వ్యాపారస్తులుని మళ్ళీ పుంజుకునేలా చేసింది, ఈ అమెజాన్ వచ్చి. సో అంటే ఈ అమెజాన్‌ను ఏమంటారు?
ఓకె. ఓకె. ఓకె. ఓకె. అవును. ఓకె. అవును. ఓకె. అంటే ఇక్కడ ఈ చిన్న వ్యాపారస్తులు కూడా ఇంకా ఏంటంటే, వాళ్ళకి ఇంకా సులభం అయిపోయిద్ది. ఒక షాప్ పెట్టుకునే అవసరం లేకుండా, వాళ్ళంతా ఇంట్లోనే చేసుకొని ఇంకా ఎక్కువ రాబడి చేసుకునే అవకాశం ఉంది వాళ్ళకి.
అవును. అదీ. తర్వాతిప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్సు, ఆన్లైన్ పేమెంటు, పేమెంట్ సిస్టమ్ చాలా సింపులయిపోయింది. మీరు ఇంట్లోనే
అవును. కానీ, పేమెంట్ సిస్టమ్‌లో గూడా మొదట్లో, ఈ చిన్న వ్యాపారస్తులు చాలా మందికి అవగాహన లేక, ముందు ఆహ్, ఆ పేమెంట్ తీసుకోవాలంటేనే భయపడేవాళ్ళన్నమాట. అంటే ఆహ్, చాలామంది ఏండ ఏం చేస్తారంటే కొంతమంది, పేమెంట్ చేశా అని చెప్పేసి, మన స్క్రీన్‌షాటోటి చూపిస్తారు గానీ, అది ఫేకయ్యేయి గూడా వస్తున్నాయి గదా!
అవును. అవునవును. అలాంటివొస్తాయి. ఒకసారి నా విషయంలోనే జరిగిందది. ఒక ఆటోలో ట్రావెల్ జేశాను. ఆటో వాడు చివరికెళ్ళే సరికల్లాను ఏదో చూపించాడందులో, మీది మూడు వందలయిందని. నా ఫోన్‌లోనేమో నూట డెబ్బైయ్యే అని చూపిస్తొంది. వాడేమో నన్ను చీట్ చేసాడు. ఇంక నేను ఉన్న సిట్యుయేషను, అది, నేనేదో ఒక ఒ కండోలెన్సు దీనికోసం వెళ్తున్నా అనమాట. <sniffs> ఇంకా అక్కడున్న సిట్యుయేషన్ బట్టి, ఇంక వాడితోటి దెబ్బలాడడం బావుండదని చెప్పి, వాడికిజి వాళ్ళు కూడా చూస్తారు, కొంతమంది ఇలాంటి మోసగాళ్ళు ఉంటారు. వాళ్ళేమో మన సిట్యుయేషను హెల్ప్‌లెస్ కండిషను ఆ! ఇలా జేస్తారు, మనమిచ్చి వదిలించుకుంటామని చెప్పి, వాళ్ళకీ తెలుసు. ఆ విధంగానేంటంటే, మోసం చే కాబట్టి ఇటువంటివి కూడా ఫ్రాడ్స్ ఉంటాయి. అవి మనం ఇప్పుడు జనం అన్నా తర్వాత మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, టెక్నాలజీ ఉంటుంది, దాన్ని మంచికి వాడుకోవచ్చు, ఇలాంటి దుర్వినియోగం చేస్తారు.
ఓకే. ఏమైందండి? ఓకే. ఓకే. ఆహా! ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవునవును. సిట్యుయేషన్ బట్టి, వాళ్ళు ఇక డిమాండ్ జేస్తా ఉంటారు. అవును. ఓకే. ఓకే. అయితే, ఈ టెక్నాలజీ రావటమనేది ఉపయోగకరమే అంటారా? మనుషులకి మనము ఫ్యూచర్‌లో గాని, ఇదెప్పుడైనా గాని. దాన్ దీంట్లో ఏమన్న ఓహ్, ఆహ్, మళ్ళీ నుసుగులేమన్నా మనం ఆహ్, చూసేవే ఏమన్నుండయా?
అంటే ఒకటి, టెక్నాలజీ చెప్పాను గదా! ఇప్పుడు ఎలాగూనేటంటే, ప్రతి వాడు నేమో వచ్చి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం చూస్తారు. మరి వాడిని మించిందింకోటొస్తూంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ నేను చెప్పాను గదా! మొదట్లో చిన్న, చిన్న దుకాణాలుండేవి. వాటిని మింగిసేటువంటివి రిలయన్సు, వాల్‌మార్టు, ఇలాంటివొచ్చాయి. వాటిని మింగిసేవి అమెజానొచ్చింది. ఇది ఇలాగ జరుగుతూనే ఉంటుంది.
అవును. అవును. అవును. అవును. ఇప్పుడు మళ్ళీ బ్లింక్ ఇట్, ఇన్స్టా మార్టని జెప్పేసి 10 మీటే 10 మినిట్ టూ డెలివరీ అని జెప్పేసి. ఇవొచ్చేసినియి మళ్ళీ.
ఆ! వచ్చాయి. ఆహ్, బెద్ ప్రతి దాంట్లోని అన్ని మంచి, చెడు ఉంటుందండి. ఇదండి వ్యాపారాలు వాటిదీను.
ఓకే. ఓకే. చాలా బాగా వివరించారండయితే, మీ చిన్న వ్యాపారాలు టెక్నాలజీ‌ని ఎలా ఉపయోగించుకుంటున్నాయి, వాళ్ళకెలా ఉపయోగపడుతుందని. అయితే మళ్ళీ సమయం దొరికినప్పుడు, మళ్ళీ మనం మాట్లాడుకుందామండి ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.